అయితే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మరి ఎవరికోసమన్నా సమయం కేటాయించడం అనేది చాలా తగ్గిపోయింది కదా! నువ్వైతే గనక స ఆహ్, ఫ్యామిలీ సమయాన్ని రక్షించుకోవడానికి నువ్వెలాంటి షెడ్యూల్ చేసుకున్నావంటే ఏం చెప్తావు?
అవును. చాలా, చాలా, చాలా. అంటే, షెడ్యూల్ చేసుకోవంటే అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయిందండి. ఉదాహరణకు చెప్తున్నాను. ఒకప్పుడు చదివే రోజుల్లో కాలేజీకి సరదాగా మార్నింగ్ లేవగానే ఆహ్, అమ్మ, అమ్మ మంచి టిఫిను చేస్త ఆహ్, చేసేస్తే సరదాగా బాయని చెప్పేసి వెళ్ళిపోవడం. మళ్ళీ కాలేజు కొద్దిగా మాకు దగ్గరుండేది మాకు. ఇంటికి చాలా దగ్గర, కాలేజు దగ్గరుండేది. మళ్ళీ మ ఆ! ఇంటికి మళ్ళీ తిరిగి రావడం, లంచ్ చేసేసి మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్‌లో మళ్ళీ వెళ్ళిపోవడం. సరదాగా ఉండేది. అంటే, కుటుంబంతో మనము టైమ్ స్పెండ్ చేసినట్టు ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినటువంటి మంచి అనుభూతి కలిగేది.
ఓకే. ఓకే. అవునవును. అవును. కాలేజు దగ్గరే. ఓకే. ఇంటి దగ్గరే కాలేజు కూడా ఉండేది. ఓకే. <chuckles> ఓకే.
అది ఎప్పుడూ, చదివే రోజుల్లో. నేను బీటెక్ ఆహ్, అంటే గ్రాడ్యుయేషన్ అంటే నేను బీటెక్ అవును. బీటెక్ చేయలేదండి. నేను గ్రాడ్యుయేషన్, మా కాల అంటే మా ఏరియాలోనే ఒక మంచి కాలేజు కూడా ఉంది ఫేమస్ కాలేజు. సో, ఆ కాలేజుకి వెళ్ళిపోయేవాడిని గ్రాడ్యుయేషన్. సో, అలా
ఓకే. చదివే రోజుల్లో మీ కుటుంబానికి దగ్గరగా ఉన్న అనుభూతి కలిగేది. ఓకే. ఓకే. ఓకే. కాలేజప్పుడు కూడా నువ్వు మధ్యాహ్నం ఇంటికొచ్చేవాడివా? లేకపోతే పొద్దున వెళ్లి సాయంత్రం వచ్చేవాడివా?
ఇంటిగ అవును, ఇంటికొచ్చేవాడిని. కొద్ది దగ్గరనే ఉండేది కాబట్టి, ఆ! అంత లంచ్ బాక్స్ అంటే దూరం వచ్చేవాళ్ళు లంచ్ బాక్స్ తీసి తెచ్చుకునేవాళ్ళు. సరే, మాది చిన్న టౌను అండి మాది. సో, చిన్న టౌను. సో, అలా మాకు వెసులుబాటు ఉండేది. అయితే ఇంకా ఉద్యోగరీత్యా మనము ఇక్కడ సిటీకొచ్చాక, హైదరాబాదుకొచ్చాక అసలు మన వాళ్ళతోని అసలు టైం దొరకట్లేదండి. కొద్దిగా సో
ఓకే. ఆ! ఓకే. బావుంది. ఓకే. ఓకే. అసలు అంటే మీ సమయం అంతా నాకు తెలిసి ట్రాఫిక్‌లోనే అయిపోతుందనుకుంట.
ఈ ట్ర సగం ట్రాఫిక్‌లోనే అయిపోతుంది. ఇదేం ట్రాఫిక్. ఒక ఏయరంటూ ఒక ఏరడానికి వేరే ఊరికెళ్ళినట్టు ఉంటుందండి.
<chuckles> నిజమే. అంటే దూరం తక్కువైనా గానీ ట్రాఫిక్ ఎక్కువడం వల్లేంటంటే, సమయం ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది.
అవునండి. ఆ! అవునండి. అయితే కొన్ని, కొన్ని చిట్కాలు ఇంకా ఎలా అంటే మైండుకింగ ఆలోచనలు తట్టేస్తున్నాయి. ఫ్యామిలీతో సమయం ఎలా ఎ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్యా ఫ్యామిలీతో ఎలా టైమ్ స్పెండ్ చేసుకోవాలి, అంటే ఒక చిట్కాలు దానికి ఒక చిట్కాలు రూపొందించుకోవాల్సి వస్తుంది.
ఓకే. ఎలాగ ప్లాన్ చేసుకోవాలి? ఓకే. అవునండి. అసలు వన్
ఓ షెడ్యూలేసుకోవాల్సొస్తుంది పరిస్థితి. ఆ షెడ్యూలేంటంటే
ఖచ్చితంగా. ఖచ్చితంగా షెడ్యూల్ వేసుకుంటే గానీ మనకు పనివుతుంది. లేపోతే గనుక మనం మర్చిపోతాం, స సమయాన్ని కేటాయించలేం.
ఆ! కాదు. మర్చిపోతాము. ఒక్కోసారి ఉద్యోగరీత్యా విపరీతంగా మనం ఏదన్నా స్ట్రెస్సయ్యి, గుర మనకు జాబ్ చేసినప్పుడు ఇంటికొచ్చిన తర్వాత ఇంక రే మనకి రిలాక్సేషన్ కావాలనిపించేస్తే తినేసి పడుకుంటాం ఇంక ఏం ఉండదింక. కొన్ని, కొన్ని సమయాలు. మాట్లాడానికి కూడా సమయముండదు.
అవును. నిజమే. మాట్లాడడం గానీ, మరి వి వివరాలు ఆర ఆర తీయడం గాని ఇంకా సమయం ఉండదు. మనం ఎంత అలసిపోతాం కాబట్టి పడుకుంటాం తొందరగా.
ఆ! ఇంట్లో అవును. ఇంట్లో వాళ్ళతో కూర్చొని సరదాగా తిన్నప్పుడు తింటూ కొదిగా మాట్లాడదం అంటే ఉండదు, ఏదే నవ్వుకుందామంటే ఉండదు. ఆ సండే ఎప్పుడొస్తదో ఎప్పుడు పోతదో అర్థమే కాదు.
ఓకే. నిజమండి. సండే ఇలా వస్తుంది. సండే మళ్ళీ మండే
<chuckles> సండే, సండే గురించి వెయిట్ చేస్తా ఉంటాము.
నాకా అంటే చాలామంది ఏమంటారంటే, సాటర్డే నుంచి డైరెక్ట్‌గా మండేలోకొచ్చినట్టుందిగానీ మధ్యలో సండే ఉన్నట్టు లేదనిపిస్తుందంటారు.
ఉండే ఇలా అంటావుండు. ఏమవుతుందండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, శనివారము లేట్‌గా పడుకుంటామా? ఆహ్, 10 గంటకి లేసేస్తామా. లేసి టిఫిన్ చేసే ఆసరికి 12, 1 అయిపోతుందా? మళ్ళీ భో మళ్ళీ భోజనం చేసేస్తామా? ఇగ అయిపోయింది. ఇంగేముంది?
నిజమే. నిజమే. మళ్ళీ ఒక మళ్ళీ ఒక చిన్న కునుకు తీస్తే సాయంత్రం అయిపోతుంది. <chuckles>
మళ్ళొకునుకు తీస్తే సాయంత్రం కునుకు తీస్తాము, మనకు అంటే దొరికేదే ఆ రోజు కునుకు తీసేది. ఆ కునుకు కూడా సగం వస్తుంది, సగం రాదు.
అవును. ఓకే. నిజమే. మళ్ళీ సాయంత్రం అంతా మళ్ళీ ఫోన్లు చూస్తూ, టీవీలు జూస్తూ గడిపేస్తాం. రాత్రి భోంచేసి మళ్ళీ పాడుకోవడం ఇంగంతే.
మరి అసలు అవును. ఫోన్ జూస్తూ టీవి జూస్తూ అయిపోతుంది. ఏదో ఆహ్, ఆహ్, ఆహ్, ఆ సండే రోజు సాయంత్రం ఒకటే కొద్దిగా ఇంట్లోనే. ఆ మనం వచ్చే టైమ్‌కి ఆఫీస్ నుండి వచ్చే టైంకి ఇంట్లోనే ఉంటాం గాబట్టి. కొద్దిగా టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది. కానీ మిగతా రోజులంతా ఉరుకులు పరుకుల జీవితం. అసలు ఏం జీవితమో? ఏందో? అసలర్థం కాదు. ఒక పల్లెటూరులో
ఓకే. నిజమే అండి. కొన్ని కొన్ని సా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుందా మీకు? అసలు ఈ ఉద్యోగం వద్దు ఈ ఊరొద్దు. హ్యాపీగా మా సొంత ఊరికి వెళ్ళి నా ఫ్యామిలీతో సమయం గడుపుతూ హ్యామి హ్యాపీగా ఉందామనిపిస్తుందా? ఓకే.
ఈ ఊరొద్దు. ఆ! నాకు ఎన్నో సార్లు అనిపిస్తుంది గదా! ఆహ్, ఈ జాబ్ రిజైన్ చేసేసి. ఎంత చిన్నగా ఏదన్నా చిన్న వ్యా బిజినెస్ పెట్టుకొని. మన ఊర్లో ఉంటే. ఎంత హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఉరుకులు పరుగుల జీవితం ఉండదు.
ఓకే. నిజమే. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఆహ్, పట్టణాల్లో 100000 రూపాయలొచ్చిన ఒకటే. మరి సొంతూరులో ఒక 20 వేలొచ్చినా ఒకటే.
ఆ! అలా అయిపోయిందిప్పుడు. ఎందుకంటే ఈ 100000 రూపాయల్లో. ఎంత వస్తుందో. దానికి తగ్గట్టు రోగాలు గూడా వస్తున్నాయండి. దానికోసం మళ్ళా హెల్త్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాన్నీ తీసుకోడం. అది గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఏమి లేవడి. ప్రశాంతంగా నవ్వుకుంటారు. ప్రశాంతంగా ఫిజికల్ ఫిజి ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే. ఒళ్ళు వంచి కష్టపడతారు. మనం ఎక్కడ ఒళ్ళు వంచుతామండి? ఉదయం నుండి సాయంత్రం వరకు. ఉరుకులు పరుకులు జీవితం. కంప్యూటర్ దమే సిస్టమ్ ముందుర కూర్చొని. ఇటు కళ్ళుకి ఎఫెక్ట్, బాడీకి ఎఫెక్ట్, షుగర్లు, బీపీలు.
నిజమే. అవునండి. దాని తగ్గట్టు ఖర్చు విపరీతమైన ఖర్చు. అన్ని ఖర్చు ఈఎంఐలు. ఉంటారు. అవునవును. <chuckles> నిజమే. ఓకే. నిజమే. మానసికంగా గూడా చాలా ఒత్తిడికి గురవుతుంటారు పనివల్లందరూ.
ఆ! చాలా గా అవును.
ఓకే. అయితే మరి మీరెప్పుడన్నా ప్లాన్ చేశారా? ఈ అంటే మీ ఉరుకుల పరుగుల జీవితంలో ఖచ్చితంగా ఈరోజు ఈ గంట నేను ఫ్యామిలీకే కేటాయించాలని?
అవునండి. చేశానండి. అయితే నేను ఇంకా ఇలా కాదని ప్లాన్ చేసుకున్నానండి. అయితే మాకు అంటే క్యాజువల్ లీవ్స్ అంటూ ఉంటాయి ఒక ఆఫీసులో. వర్క్ చేసేటప్పుడు. సో, నెలకొక ఒక క్యాజువల్ లీవ్ ఉంటుందనమాట. సో, ఆ క్యాజువల్ లీవ్ నేను ఖచ్చితంగా వాడుకుంటా అండి ఇంగ.
ఓకే. ఓహ్! మంచి విషయం అది. ఓకే. బాగుంది. ఓకే. <laughs>
ఎట్లాంటి పని ఉన్నా ఆహ్, వాడుకొని సెలువు తీసుకొని ప్రశాంతంగా ఇంట ముందే, అంటే దీనికొక మంచి షెడ్యూల్ ఎసేసుకొని ఆ ఉన్న రోజు ఇంకా సాటర్డే రోజు అట్లా తీసుకుంటే ఇంకా కలిసొస్తది. సాటర్డే, సండే. అం కలిసొస్తది. అలా
బాగుంది. నిజమే. సాటర్డే, సండే రెండ్రోజులు కలిసొస్తుంది. మండే తీసుకున్నా మరి సండే, మండే 2 రోజులు బ్రేక్ ఉన్నట్టుంటది?
బ్రేక్ ఉన్నట్టుంటది. సో, అట్లా కూడా తీసుకోవచ్చండి. సో, అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ముందే ప్లాన్ చేసేసుకొని ఆహ్, అంటే సిటీకి దగ్గరున్నటువంటి ఏదైనా మంచి రిసార్ట్స్‌కి వెళ్ళిపోవడము ఆహ్, లేకపోతే మంచిగేదన్నా మంచి ఆహ్, గుళ్ళు, గోపురాలున్న అంటే మంచి టెంపుల్స్.
ఓకే. ఓకే. అవునండి. మంచి మంచి ప్రదేశాలుంటాయి చూడదగ్గ ప్రదేశాలు, గుళ్ళు.
చూడదగ్గ ప్రదేశం. ఈ మధ్యలో మంచి మంచి టెంపుల్స్ కూడా పెద్దగా చ హైదరాబాద్ చుటుపక్కల బాగా విస్తరించున్నాయి.
అవునండి. అవును. మీరు, మీరీ మధ్య ఏమన్నా టెంపుల్కెళ్లారా ఆ విధంగా?
ఆ! వెళ్ళానండి. ను ఏదైనా వస్తే ముఖ్యంగా ఎ ఇ ఇక్కడదే.
ఓకే. మీరేమేం చూసారు మరి? మీరు మీ చుట్టుపక్కలున్న టెం యాదగిరిగుట్ట బావుంటది.
యాదగిరిగుట్ట చూసామండి. ఆహ్, ఈ మధ్యలో ఇంకొకటి ఆహ్, పద్మనాభ స్వామి టెంపుల్ అండి. అది దగ్గరలోనే ఉంది. ఆహ్, అదొకటి. దానికి కూడా వెళ్ళాను. సో, ఈ
ఓకే. ఓకే. దానికి కూడా వెళ్లారనమాటయితే. అదెన్ని ఎంత ఎన్ని అవర్స్ దూరమండి మీ ప్రాంతం
అది ఓక 1, 1 1/2 అవర్ అండి, అంతే దగ్గరే మాకు. 1 1/2 అంటే దగ్గరే. ఆహ్, ఇట్లాంటివి సరదాగా ప్లాన్ చేసేసుకొని తర్వాత, పిల్లలందరితో ఈ వండర్లా ఎళ్ళిపోవడము.
ఓకే. 1 1/2 అవర్‌లో మీరు వెళ్ళి, చూసుకోని రావడం జరిగింది. ఓహ్! సూపర్. ఇగ వండరీలా అంటే గనుక, పొద్దున వెళ్తే రాత్రి దాకా అక్కడే కాలక్షపం అయపోతుంది.
<chuckles> రాత్రి వరకు అక్కడే ఉంటాము. అస్సలు అన్నీ మర్చిపోయి సదాగా గడుపుతుంటే ఇది <smacks lips> మనవ్
నిజంగా. ఓకే. మీరక్కడ ఏమేం ప్రయత్నం జేశారు? ఏమేమి ఎక్కారంటే ఏం జెప్తారు?
అంటే, ముఖ్యంగా నాకు కొద్ది భయమే అండి. అవి, ఇవి ఎక్క ఎక్కను. కాకపోతే పిల్లలందరూ ఏమో చే ఎంజాయ్ చేస్తుంటే నెను చూసి ఆస్వాదించడమే.
<chuckles> ఓకే. అంటే అక్కడ ఎక్కితే గనుక, మనం పెట్టిన ఖర్చుకి ఆహ్, సమానం అవుతుంది.
ఆ! అవును. కాకపోతే భయంతో నేనేవి ఎక్కను. కానీ పిల్లలు జస్టు అలా ఆడుకుంటూ ఎంజాయ్ జేస్తుంటారు కదా! చాలు. వాళ్ళ ఆనందం మనకు ఆహ్, చాలాం సగం రిలీఫిస్తుంది.
ఓకే. <chuckles> బాగుంటుంది. అంటే వాళ్ళు ఆనందాన్ని ఇస్తున్నారు గాబట్టి, మీరు అండ్ ఆనందం ఇవ్వట్లేదు. మీరు సమయాన్ని వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నారు.
అవునండి. అవును. సమయాన్ని ఇస్తున్నా. ఇప్పుడు నేను వాళ్ళకి సమయాన్ని ఇస్తున్నా గాబట్టి నాన్న, నాన్న అనుకుంటుంటే అది చూసి, మనం ఆనందపడడమనమాట.
అవును. నిజమే. అయితే మరి ఈ బిట్యు బిజీ షెడ్యూల్లో కొన్ని ఆటంకాలు గూడా ఒస్తుంటాయి కదా ఉద్యోగరీత్యా, మరి ఇలాంటి ఆటంకాలున్నప్పుడు, మీరు ఎలా మరి ఫ్యామిలీ సమయాని కేటాయిస్తారంటే ఏం జెప్తారు?
అవునండి. అంటే, ఒక్కోసారి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఒచ్చి ఈ పని ఖచ్చితంగా చేయాల్సింద అన్నప్పుడు, ఇంక మనం, కొద్దిగా మన ఫ్యా అంటే అన్నం పెట్టే ఉద్యోగాం మనకు క ఎంత లేదన్నా కాదనుకోలేము. సో, అంటే డైలీ కాకపోయినా ఎప్పుడోసారి ఒస్తుంది కాబట్టి దాన్ని మనం చేయొచ్చు కూడా. కొద్ది సాక్రిఫైజ్ చేయాలా, కొన్ని సాక్రిఫైజ్ చేస్తేనే, కొన్ని మిగతా రోజులు హ్యాపీగుంటాం. నేన్ నేను చెయ్యను అవునండి.
అవునండి. నిజమే. నిజమే. ఓకే. నిజమే. అప్పుడుగాని మనము, ఆ పని చేక్ ఆహ్, కంప్లీట్ చేయగలిగితే గనక, అధికారుల దృష్టిలో మంచి ఇంప్రెషన్ ఉండడం
అవును. మన కొద్ది ప్రమోషన్స్ మంచి పేరొస్తుంది. ప్రమోషన్సొస్తాయి, జీతం పెరుగుతుంది, మంచి పే పేరు ఉంటుంది. సో, కొద్దిగా ఇన్‌కమ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఫ్యామిలీని కూడా కొద్దిగా, ఇంకొద్ది మంచి కంఫర్ట్‌గా చూసుకోవచ్చు. సో, ఇలాంటివి ఉన్న అవును.
అవును. నిజమే. ఓకే. ఇప్పుడు మరి పిల్లలు ఉన్నప్పుడెంటంటే, వాళ్ళని స్కూలుకి ఆహ్, మరి తీసుకవెళ్ళాలి, మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి. ఇలాంటి వాటిని ఎలా షెడ్యూల్ చేసుకుంటారు మరి మీరు?
అవును. ఆ! నిజంగా అండి. అంటే నా ఉదయరీత్యా నాకు 10 గంటలకు ఆఫీసు సో, నేను పిల్లలు 7, 7:30 కల్లా ఎళ్ళిపోతారు గాబట్టి అంతే రెడీ అయ్యాక నాకేం లేదండి బస్సొస్తుంది ఇంటి దగ్గరికి. సో, స్కూ స్కూలులో వాళ్ళకి కిందికి పోయి డ్రాప్ చేసేస్తాను. బసులో తీసుకెళ్ళిపోతది. మళ్ళీ ఈవినింగ్ రాగానే, వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ మదరొచ్చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. నేను కొద్దిగా లే లే అనమాట. ఒ
ఓకే. ఓకే. బావుంది. ఓహ్! సూపర్. ఓకే. ఓకే. బావుంది. పొద్దున మీరు ఎక్కిస్తారు త రాత్రి సాయంత్రం తను రిసీవ్ చేసుకుంటారు. చాలా బావుంది. అంటే మీరు ఏంటంటే, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, మరొకా మంచే మరి ఏంటంటే ఒక మార్గంలో వెళ్తూ, మీ పనులన్నీ సులువు చేసుకున్నారనమాట.
ఆహా! అవును. తీసుకు తీసుకుంటారన్ అవునండి. ఎందుకు? అవునండి. ఫుల్లు జేసుకుంట. అంటే ఒక షెడ్యూల్‌లాగా అంటే, నే మార్నింగ్ వెళ్తే ఈవెనింగ్ అలా. అంటే కొన్ని, కొన్ని సార్లు సందర్భాల్లో ఏం చేస్తంటే, ఆదివారమొస్తే క లంచ్ కూడా నేనే ప్రిపేర్ జేస్తుంటానండి. అంటే వాళ్ళకి టైం కేటాయించినట్టు ఉంటుంది వాళ్ళకు. కొద్దిగా వాళ్ళ రిలాక్సేషనిచ్చినట్టు ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు ఓ ఆహ్, ఓ ఉదయం నుండి సాంత్ అంటే, రోజు 24 ఇన్ టు 7 మనకు వర్క్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో, ఆదివారం ఒకట లేతే సరదాగా ఏదైనా రుచి నేను జేస్తా అన్నప్పుడు నేను చేసేయడమ. తర్వాత ఏదో ఇంట్లో అసల ఇరో ఇంట్లో
అవునవును. అవునండి. నిజం. అవునవును. యెస్. అవునండి. ఓకే. మీరు కుుకింగ్ జేస్తారా, అయితే వంటలు జేస్తారా?
చేస్తానండి. ఇంట్లో వంటలు చేస్తాను.
ఓకే. ఏమేం మీకు మే ఫేమసేమేం జేస్తారు మీకే?
ముఖ్యంగా ఆదివారం ఒచ్చిందంటే నాన్‌వెజ్ తప్ప ఇంకకట ఏం ముట్టమండి. <chuckles> నాన్‌వెజ్ చేసేస్తాను. ఆ! నాన్‌వెజ్జు.
ఓకే. నాన్‌వెజ్ తప్ప ఏం చేయరు. నాన్‌వెజ్ మీకు స్పెషల్‌గా ఏమిష్టం? మీరు ఏం, ఏం తింటారు?
ఇంగా అంటే, చ అంటే చికెనులోనే వెరైటీస్ చేస్తాను గానీ, ఇంక నా ఇది మటను కొద్దిగా. కాపోతే చేాపల పులుసు ఇవన్నీ పెట్టడము మనకు రాదండి. అది మా అమ్మమ్మ వాళ్ళు నా వీళ్ళు పెట్ వాళ్ళు బా పెడుతునే వాళ్ళే రుచే బావుంటుంది. మన చే ఆ! మనం చేయలే మనం చేసుకోలేమండి అది.
ఓకే. ఓకే. ఓకే. వాళ్ళు జేస్తేనే బావుంటుంది. అవును నిజమే. అంటే దానికి, చాలా జాగ్రత్తగా చేయాలి. దాని క్లీనింగ్ గాని, దాని వ్యవహారం గాని వేరేగుంటుంది.
అవును. ఆ! అవునండి.
నిజమే. ఓకే. మరి ఇ ఇవాళ ఇలాంటియి కాకుండా, మీ ఫ్యామిలీ సమయంతో పాటు మీ కొన్ని హాబీలుంటాయి గదా! వాట్ని ఎలా బ్యాలెన్స్ జేస్తుంటారు మీ ఫ్యామిలీ సమయంతో పాటు?
అవునండి. అవును. అవునండి. అంటే హాబీస్ నాకు పెద్దగా ఏం లేవంటే, పెద్దగా అంటే, పేపర్ రీడింగ్ అండి. ఉదయం పేపర్ రీడింగ్ కంపల్సరీ చ రోజుకొకటి ఖచ్చితంగా. అంటే ఎంతసేపు మనం ఉద్యోగం ఇల్లు గాకుండా ప్రపంచంలో ఏం జరుగుతుందో కొద్దిగా సోషల్ అవేర్నెస్ కూడా ఉండాలండి.
ఓకే. మంచి హాబీ. అవును. తెలుసుకుంటూ ఉండాలి.
తెలుసుకుంటాం. ఎందుకంటే ఏం జరుగుతుంది? రేపొద్దున ఆ అది ఇది ఏదన్నా మాట్లాడినప్పుడు మనం గూడా మాట్లాడగలగాలి. ఒక ఇష్యూ గురించి. మనకు ఏం తెలియకుండా ఒక ఆఫీసీలో అంటే మనం మైండ్ పని జేయ అంటే మనం కరెక్టూ డిసిషన్ చెప్పలేం మనం కొన్ని సార్లు. సో, మనం అసలు మన తి ఇంట్లో ఏం అక్కడ మనం ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది అన్నీ తెలు తెలుసుకొని ఎలా తెలుసుకుంటామో, మన ఇప్పుడు రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. వాటి మీద కొద్ది ఎంతో కొంత మనకు ఎంత సా ఎంతమంది టెక్నికల్‌గా వర్క్ చేసినా మనకు దా బయట అవ కూడా అవగాహన ఉండాలండది.
అవునండి. నిజమే. అచ నిజమే చెప్పలేము. తీసుకోలేం. నిజమే. అవునండి ఉండాలి. అయితే ఇలాంటి, ఇలా ఫ్యామిలీ టైమ్ంతో పాటు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే బంధువులు కూడా ఒస్తుంటారు అనుకోకుండా. అంటే అప్పుడెలా మరి షెడ్యూల్ జేసుకుంటారు? మీ సమయాన్ని ఎలా కేటాయిస్తారంటె ఏం జెప్తారు?
అవును. అవును ఖచ్చితంగా. అవును. అంటే, చెప్తాను మీరింటికొచ్చే ముందు నాకూ, ఒక వారం ముందే కాల్ జేయండి. దాని ప్రకారం నేను షెడ్యూల్ చేేసుకుంటాను. మీరు సడన్‌గా వచ్చేసి
<laughs> వారం ముందు కాల్ జేస్తున్న గనుక మీరు అప్పుడు షెడ్యుల్ జేసుకుంటారు.
<chuckles> అవును. ఎందుకంటే ఇకా వాళ్ళకనే ఇబ్బంది పడినట్టుంటుంది. అరే, ర వచ్చినా ఒచ్చినా గూడా టైమ్ స్పెండ్ జేయట్లేదు జూడు ఆ ఒ ఆ! అని. పని పెదిరే ఇప్పుడు మేము ఒచ్చాం గదా సెలవు తీసుకోవచ్చు కానీ, కొనీ వాళ్ళకి అర్థం గావు కదండీ పోని.
నిజమే. అవునవును. పనిలో బిజీ అయిపోయాడు. మమ్మల్ని పట్టిచ్చుకోలేదు అని అంటారు. అంటే అనుకోకుండా ఇవ్వరు కదా! సెలవులంటే అంత ఈజీగా ఇవ్వరు.
అవును. ఇవరూ సో వాళ్ళకి ముందే కొద్దిగా నాకు ఇంటిమేట్ చేసి రండి. దాని తగ్గట్టు నేను సెలువు పెట్టుకోడము ఇంకొకటి ఏదన్నా ప్లాన్ జేసుకోడము, షెడ్యూల్ జేసుకోడం చేస్తాను అని చెప్తానండి.
ఓకే. ఓకే. బాగుంది. ఆ విధంగా షెడ్యూల్ జేసుకొని, అనుకోని పరిస్థితుల నుంచి మీరు తప్పించుకుంటారనమాట. <chuckles> బాగుంది. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మరి, ఇంకా ఇంట్లో వాళ్ళేమంటారంటే, మనం ఎటన్నా బయటికెళ్దాం, సినిమాలకి వెళ్దాం, మీరేమో బిజీగుంటారు. మరప్పుడు ఎలాంటి స ఎలా కేటాయిస్తారు సమయం?
అవునండి. అవునండి. తప్పించుకుంటారు. అవునండి. అవును. అవును. అవును. అవును. అంటే, ఆ సమయం కుదరకపోయినా, ఇప్పుడు మధ్యాహ్నం కుదరలేదనుకోండి, సాయంత్రం తీసుకెళ్తామండి. సో అలా మ్యానేజ్ జేసుకోవడం. ఒకవేళ ఆరోజు సాయంత్రం గూడా కుదరలేదనుకోండి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ అలా. అంటే ఈనంగ నచ్చజెప్పాడు తప్ప ఇంగ ఇంగో ఆప్షన్ ఉండదండి ఆడి కొన్ని కొన్ని సార్లు.
ఓకే. అవును. ఓకే. అంతే. మాటలతో చర్చించుకుంటారు మాట. <chuckles> ఓకే. మాటలతోనే ఇంగ, సాల్వ్ జేసుకుంటారు వ్యవహారాన్ని.
అలా అండి. <giggles> <chuckles> అంతే కదండింక మాటలతోనే ఇంక. సాల్వ్ జేసుకోవాల్స్తొం‌ది. అవునండి. అంతే.
బాగుందండి. బావుంది. మరి ఫ్యామిలీ సమయాన్ని రక్షించుకోడానికి మీరు ఎలాంటి టిప్స్ పాటిస్తారు? ఎలా షెడ్యూల్ జేసుకుంటారు? అన్న విషయాన్ని మీ అనుభవాల ద్వారా, మీరు పాటిస్తున్న విధానాల ద్వారా, చాలా చక్కగా వివరిచ్చారండి. మీతో మాట్లాడ్డం బాగుంది. ధన్యవాదాలు.
అవునండి. అవునండి. నాకు కూడా అండి. ధన్యవాదాలండి.